అవునండి నేను కూడా ఏంటంటే అది ఒక సక్సెస్ఫుల్ స్టెప్ గానే తీసుకున్నాను, ఒక ఛాలెంజింగ్ స్టెప్ గానే తీసుకున్నాను ఇలా కూడా చేయడం వల్ల ఏంటనంటే నాకు ఈ నోటిఫికేషన్స్ కానివ్వండి లేదా సోషల్ మీడియా నుంచి ఒత్తిడి ఏదైతే వస్తుందో అది తగ్గి, నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఒక టైం అనేది కూడా నేను సేవ్ చేసుకోగలిగాను. అంటే తెలీకుండా ఎక్కడైతే నేను టైమ్ స్పెండ్ చేస్తున్నానో, అలా కాకుండా నాకు తెలిసి ఎక్కడ స్పెండ్ చేయాలా నా టైం అనేది నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడానికి
హ్మ్. ఓకె. హ్మ్. ఓహో! హ్మ్. అ ఆ! ఇంకా మైండ్ ఫుల్‌గా మీరు మీ మొబైల్ గానివ్వండి లేదా ల్యాప్టాప్ గానివ్వండి వాడడం మొదలుపెట్టారన్నమాట. ఓకె ఓకె.
అవును. ల్యాప్టాప్ కాదండి ఇప్పుడు నేను ఇవన్నీ కూడా దూరంగా ఉన్నాను మామూలుగ, ఇప్పుడు చూడండి మనకి ఏవైతే డైలీ పనులు ఉంటాయో, అందులో కాన్సంట్రేట్ చేయడం. ఒకవేళ గనుక ఈ ఫోను కూడా ల్యాప్టాప్ కానివ్వండి వాడాలి అనంటే అవి కూడా ఏంటనంటే నా అప్గ్రేడ్‌కి ఏవైతే ఉపయోగపడుతున్నాయో అవి మాత్రమే. పని కోసం కానివ్వండి, ఇట్లాంటి వాటి కోసం నేను వాడుతూ ఉంటాను. అలాగే నాకేంటంటే
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. మరీ ఈ డిజిటల్ డీటాక్స్ తర్వాత, మీ రోజువారీ జీవితంలో ఎ ఏం నోటిసబుల్ చేంజెస్ వచ్చాయి. నిద్ర అవ్వనివ్వండి, ఫోకస్ అవ్వనివ్వండి, రిలేషన్షిప్స్, ప్రొడక్టివిటీ ఇలా కొలవగల మార్పులు ఏమొచ్చాయంటారు?
నాకైతే ఖచ్చితంగా ఏంటనంటే నేను చేసే పనిలో ఫోకస్ అనేది బాగా పెరిగిందండి. అలాగే ఇప్పుడు నిద్ర ఏవైతే ఉందో ఇప్పుడు ఇదివరకు కూడా నిద్ర అనేది డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉండేది. అంటే మాటి మాటికి లేవడం కానివ్వండి ఇలాగ. కాకపోతే ఎప్పుడైతే నేను ఇవన్నీ దూరం పెట్టానో, నా నిద్రలో అనేది కూడా క్వాలిటీ ఆహ్, స్లీప్ అనేది కూడా ఇంక్రీజ్ అయిందండి. సో స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల. అలాగే నాకెవైతే ఒత్తడిలున్నాయి
ఓకె. చాలా చక్కటి విషయం. ఓకె. ఓహ్! హ్మ్. అవునవును. అంటే కళ్ళకి చాలా స్వాంతన కలిగి మెదడు కూడా రిలాక్స్ అయ్యి, నిద్రపోగానే మనకు నిద్ర పట్టేస్తుంది. మరియు క సస్టైన్డ్ స్లీప్ కూడా ఉంటుంది గద. లేకపోతే మధ్యలో మనం లేచేస్తూ ఉంటాము. ఆ సౌండ్స్‌కి గానివ్వండి, స్క్రీన్ వల్ల గానివ్వండి.
అవునండి.